ఆ టైప్‌లో స్ట్రోక్ ఒచ్చింది మా డ్యాడీకి, నాకు కాల్ చేశారు ఫస్ట్. ఆహ్, అంటే మా పక్కనే మా బాబాయ్ ఉన్నాడంట అత మా బాబాయ్ కాల్ చేసాడు నాకు. ఇలాగ, "నాన్నకి చెమటలు పడుతున్నాయి, హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నాం" అంటే, సరే తీసుకెళ్లండి అదేమన్నా చిన్న గ్యాస్ట్రైటిస్ అలాగ ఉందేమో. హ్మ్. తీసుకెళ్లండి నేను నాకు తెలిసిన డాక్టరు ఉన్నారు. అక్కడ చెప్తాను నేను ఆ హాస్పిటల్‌కి తీసుకెళ్లండంటే
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఇలాంటిది అయ్యి ఉంటుందని ఆ! హ్మ్.
తీసుకెళ్లారు అక్కడి నుంచి.
హ్మ్.
అక్కడి నుంచి ఆహ్, మనకి వేరే హాస్పిటల్‌కి ప్రిఫర్ చేసారంట ఆ డాక్టరు కూడా.
హుహు.
హ్మ్, అయితే అతను కార్డియాక్ ఆహ్, అదే కార్డియాలజిస్ట్ కాదు. హ్మ్, వేరే హాస్పిటల్‌కి రిఫర్ చేస్తే అక్కడి నుంచి మళ్ళీ ఇంకో హాస్పిటల్‌కి రిఫర్ చేశారు. ఆహ్, అక్కడి నుంచి ఆహ్, అక్కడికెళ్లి ఈసీజీ తీపియంగనే వాళ్ళు చెప్పా చెప్పారంట ఇలా హార్ట్ స్ట్రోక్ ఒచ్చింది, యాంజియోగ్రామ్ జేయాలని చెప్పారు.
హుహు. హ్మ్. ఓహ్! హ్మ్.
ఆ! నేను సడెన్‌గా షాక్ నేనసలు. ఇలాగ ఎలా అవుతుంది అని చెప్పేసి.
హ్మ్, హ్మ్.
హ్మ్. అక్కడి నుంచి నేను నా వర్క్ ప్లేస్ నుంచి మా ఇంటికి 100 కిలోమీటర్స్ దూరం ఇంక. సేమ్ ఎట్ ఇందాక హైదరాబాద్ అన్నట్టు. హైదరాబాద్ కాదు గాని వేరే ప్లేస్ నుంచి.
ఓకె, అదే. ఆ! వేరే ఊరు. హ్మ్.
హ్మ్. అయితే అక్కడి నుంచి నేను హడావిడి హడావిడిగా బయలుదేరెళ్ళాను. ఆహ్
హుహు.
వెళ్ళేసరికి ఇంకా ఐసీయూలో ఉన్నారు. ఓకె ఆహ్, యాంజియోగ్రామ్ అదంతా చేపించాము. ఆహ్, హార్ట్‌లో కూడ
అవును. అదొక గిల్టు ఉండిపోతుంది కదా! అంటే, "అరే! నేను ముందే రావాల్సింది ఆహ్, ముందే ఆట్ ఫోన్ అటెండ్ అయ్యి చెప్పాల్సింది" అది అనుకుంటూ ఉంటారు.
హ్మ్, హ్మ్, హ్మ్. అవును, అవును. ఆహ్, నేను వెళ్దామని అనుకున్నాను ఎట్లా అంటే ఇప్పుడు నార్మల్ అయిడొచ్చు అనుకున్నాను నేను. ఇప్పుడు మా అదే ఇందాక చెప్పినట్టు గ్యాస్ట్రైటిస్ లాగా అట్లా ఉందేమో సమస్య.
ఆహా! హ్మ్.

హుహు.
మా ఊరు నుంచి హైదరాబాద్ దాదాపు 100 కిలోమీటర్లు వ ఆహ్, 100 ఆ! 100 నుండి 120 కిలోమీటర్లు పడుతుంది మాకు.
హ్మ్, ఒక 2 గంటలు అటు ఇటుగా రెండు రెండున్నర గంటలు. హ్మ్.
ఆ! 2 గంటలు 2 గంటల ప్రయాణం అదంతా.
హ్మ్.
హ్మ్, ఆహ్, నైటు 12 గంటలకు బయలుదేరాము మేమింటి నుంచి. అంటే మాకేమైందంటే, ఆహ్, మా ఫ్రెండుది వెహికలుండే కారునే.
హుహు. ఓకె.
ఆ కారు తీసుకొని వెళ్ళే సరికి ఆ టైం అయింది మాకు, 12 అయింది.
ఓకె, ఓకె, ఓకె.
అక్క అక్కడ రీచ్ అయ్యాం. ఆహ్, హ్మ్. రీచ్ అయ్యేసరికి 2:00, 2:30 అయితుంది మళ్ళీ ఏ ఎటు మ ఇంక కర్ణాటక వెళ్దామని డిసైడ్ అయ్యాం. ఆ! ఆ! చికమంగళూరు అని చెప్పేసి ఫిక్స్ జేసారు మా వాళ్ళు.
హుహు. ఓకె.
కర్ణాటక చికమంగళూరు అని, ఆహ్, మనకి హిల్ స్టేషన్ ఏదో ఉంటుంది అక్కడ. హ్మ్.
అవునండి, అవునండి. కాఫీ తోటలవి ఉంటాయని విన్నాను. అవును. <sniffs>
'నేత్రావతి పీక్' వెళ్దామని చెప్పీ అనుకున్నారు. డెస్టినేషన్ అదంతా బానే సెట్ జేసుకున్నారు గానీ ఆహ్, నా వల్ల వాళ్ళకి ఇదయిపోయింది అంటే, మార్నింగ్ వ మార్నింగ 7:00, 7:30 వరకు మేము కర్నూల్ దాటేసి దగ్గర దగ్గర
హ్మ్.
కర్నూల్ దాటేసి ఒక నూటా 100, 150 కిలోమీటర్లు యెళ్ళిపోయాము అంటే ఆ ఊరు పేరు తెలీదునా గాని వెళ్ళిపోయాము. నాకు సడెన్‌గా ఇంటి నుంచి, ఆఫీస్ నుంచి కాల్స్ వచ్చాయి ఆ రోజు. మండే మేము వెళ్ళింది గూడా మండే. అంటే సండే నైట్ మేము అక్కడి నుంచి బయలుదేరింది. హ్మ్.
హ్మ్. ఓకె. హ్మ్. హ్మ్. హుహు. అచ్చ! ఓకె. వెనక్కి రావాల్సొచ్చిందా?
<chuckles> వెనక్కి తీసుకొచ్చాను. నా వల్ల, <chuckles> నా వల్ల ప్లాన్ కె ప్లాన్ కాన్సెల్ అయిపోయిందది. అది ఫస్ట్ సారి యాక్చువల్‌గా ఏం ప్లా ఏమైనా ఇలాగ ట్రిప్స్ ఏమైనా ఉంటే నేనే ప్లాన్ జేసి నేనే తీసుకెళ్ళేవాడిని.
<chuckles> అయ్యయ్యో! ఇదొ ఓకె. మీ వల్లనే క్యాన్సల్ గూడా అయిపోయింది.
హ్మ్, ఈ సారి హ్మ్. నేనే ప్లాన్ జేసి నేనే తీసుకొచ్చాను, మళ్ళీ రిటర్న్ అలా.
పోనిలెండి అది కాన్సెల్ అయింది కాబట్టి ఇప్పుడు చెప్పుకోడానికి ఒక స్టోరీ మిగిలింది. లేదంటే చూసాము, వచ్చాం అన్నట్టుగా ఉండేది. ఇది కూడా ఒక అనుభవమే. సో అయితే ఇప్పుడు మనం బాధ విషయానికొస్తే, మరి అంటే ఆహ్, పెద్ద బాధలు సరే మే ఇది కొన్ని నెలలు టైం పడుతుంది, నెమ్మదిగా కాలం మాన్పుతుంది. కొన్ని చిన్న చిన్న బాధలుంటాయి, నిరాశలు, డిసప్పాయింట్‌మెంట్లు ఉంటాయి. ఇప్పుడు మీరన్నట్టు ఎహ్, ట్రిప్ కాన్సెల్ అవ్వడం. అంటే ఇప్పుడు మీరంటే ఇప్పుడు సరదాగా చెప్తున్నారు ఆ విషయాన్ని, గడిచిపోయింది కాబట్టి. కానీ ఆ సమయంలో మీరు ఆ డిసప్పాయింట్‌మెంట్ నుంచి గాని, ఆ బాధ నుంచి గాని బయటపడటానికి ఆహ్, ఏం చేస్తారు, ఏం చేయాలనుకుంటారు?
అవును, అవును. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్, హ్మ్. అవును. హ్మ్. అవును. హ్మ్, హ్మ్. అవును. హ్మ్. ఆ! అయితే ఏదన్నా బాధంటే ఆహ్, ఆహ్, మా అమ్మమ్మ చనిపోయిన తర్వాత అంత పెద్ద బాధలేమి రాలేదు నాకు. అయితే ఆహ్, ఇది కూడా ఒక చిన్న బాధా బాధాకర సంఘటనే. ఆహ్, ఒక 2 నెలల కింద అంటే 2 నెలల కింద అంటే ఇప్పుడు మేము ట్రిప్ అని జెప్పాను కదా! ఆ ట్రిప్పుకి ఒక 15 రోజులు ము 15 రోజులు ముందనుకుంటాను. ఆహ్, మా నాన్నకి చిన్న హార్ట్ స్ట్రోక్ వచ్చింది.
హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. ఓకె.
హ్మ్, అంటే పొలంలో ఏదో పని చేస్తుంటే చిన్నగా ఏదో మనకి అంటారు కదా! ఆ చెమట పట్టడం గాని కొంచెం ఇలా చెయ్యి లాగినట్టు అనిపిస్తది అంటారు కదా!
హ్మ్. ఓకె, ఓకె. ఆ! ఆ! ఆ!

ఏదో సినిమాలోనో, ఒక కవో అన్నట్టు గుర్తు ఆహ్, కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలవేమో గాని కన్నీళ్లు రాకుండా జీవితాన్ని దాటలేవు అని. సో, బాధలు కష్టాలు ప్రతి ఒక్కలకి కామనే. ఆహ్, నాకు ఖచ్చితంగా తెలిసి మీకు కూడా ఎన్నో బాధలు, కొన్నన్న బాధలు వచ్చుంటాయి. మరి దాని నుంచి బయట పడటానికి మీరు ఏం చేస్తారు ఎలాంటి ఆహ్, చిట్కాలు, స్ట్రాటజీలు ఫాలో అవుతారు మాకు కొంచెం చెప్తారా?
అవును. అ! హ్మ్. అవును. హ్మ్, అయితే నాకు సాధారణంగా బాధలు కొంచెం తక్కువనే లైఫ్‌లో గానీ అవి ఆహ్, పెద్దగా ఎలా అంటే కొంచెం పెద్ద పెద్ద బాధలు అవి. చాలా కష్టాన్ని తెచ్చిన బాధలు. ఆహ్, అలాగే ఉన్నాయండి నా జీవితంలో ఆహ్, ఒకటేంటంటే 2020లో అనుకుంటాను.
హ్మ్, హ్మ్. ఓహ్! ఓకె. ఆహా! హుహు. హ్మ్.
హ్మ్, 2020లో అంటే నేను సాధారణంగా మా అమ్మ ఆహ్, అమ్మ వాళ్ళ దగ్గర తక్కువ తక్కువనే ఉన్నాను, నేను మా పేరెంట్స్ దగ్గర. ఆహ్, మా అమ్మ అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఎక్కువగా పెరిగాను. చిన్నప్పటి నుంచి కూడా అమ్మమ్మ, తాతయ్యల దగ్గర ఆహ్, వాళ్ళ దగ్గరనే ఉండి అక్కడనే స్కూలింగ్ అదంతా అక్కడనే చేసుకున్నాను.
హ్మ్. హుహు. హుహు. హ్మ్. ఓకె. అర్థమైంది ఓకె. హ్మ్.
హ్మ్. అయితే 2020లో అది కరోనా సమయంలో అనుకుంటాను.
హుహు.
హ్మ్. మా అమ్మమ్మకి కొంచెం హెల్త్ బాలేక హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం మేము.
ఓహ్!
హ్మ్. కరోనా కొంచెం హెవీ గానే ఉండింది అప్పుడు సిట్యుయేషను.
ఓకె. ఓకె.
అయితే తీసుకెళ్ళాము ఒక 1 వీక్ అలా ఉంచాం మేము హాస్పిటల్లో క్యూర్ అయిపోతుందని చెప్పారు డాక్టరు కూడా అంటే హెల్త్ ఇష్యూస్ కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నట్టు.
హ్మ్. హ్మ్. హుహు.
ఆ! అయితే ఒక 1 వీక్ తర్వాత ఒక సర్జరీ చిన్న సర్జరీ జరిగింది.
ఓహ్!
ఒక్ ఆ సర్జరీ తర్వాత ఆహ్, ఓకె క్యూర్ అయిపోతుంది రేపు డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్ప చెప్పారు డాక్టర్ మాకు. ఈ రోజు ఈ టైంకి చెప్తే, ఒక 1 అవర్ 2 అవర్ తర్వాత సడెన్‌గా డెత్ అయిపోయింది మా అమ్మమ్మ.
హ్మ్. హ్మ్. అబ్బా! హ్మ్.
హ్మ్. అలాగా ఇంటికి రేపు, ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాము అనే లోపే అలాగా సడెన్‌గా జరిగిపోయింది. ఆహ్, రేపు ఇంటికి తీసుకొస్తున్నారు కదా! అన్నట్టు మేము కూడా ఇంటికి వెళ్ళిపోయాము ఆరోజు ఈవెనింగె.
అయ్యయ్యో! ఆ!
హ్మ్. ఆహ్, చివరిగా మాట్లాడలేకపోయాననే ఒక బాధ ఉండిపోయింది నాకు ఆ సందర్భంలో గూడా.
హ్మ్. ఖచ్చితంగా ఉంటుంది. అది చాలా కష్టమైన కాలం నాకు అర్థమవుతుంది మీ బాధ. పైగా మీరు తన దగ్గరే పెరిగాను అంటున్నారు కాబట్టి ఇంకాస్త అందరికంటే ఎక్కువ మీకు ఉంటుంది బాధ.
హ్మ్. అవును. అవును. అలాగ, చివరిగా మాట్లాడలేకపోయాను ఏమి అ అమ్మమ్మ ఏం చెప్పలేకపోయింది అనే ఒక బాధ ఉండిపోయింది నాకు అప్పటి నుంచి.
ఆ! ఓకె. అయ్యయ్యో! అయ్యయ్యో! హ్మ్.

హ్మ్.
హ్మ్. ఆ! ఒక్కరోజు గూడా అయితే చాలా సిచ్యుయేషన్సున్నాయి. ఆహ్, అంటే సాకిందని గాదు గాని, ఆహ్, అక్కడనే పెరిగాను నాకు గూడా ఆ బాండింగ్ ఉండింది. ఎక్కువ నానమ్మల తోటి అలాగేక్కువుంటారు గదా! మగ పిల్లలు గాని, మె నెను అమ్మమ్మ వాళ్ళంటే చాలా ఇష్టం ఉంటుండే.
హ్మ్. అదేలెండి. అవును. అవును. అదే ప పైగా ఇంకా బాల్యంలో జరిగినవి మనకి జీవితాంతం గుర్తుండిపోతాయి. అది స్నేహితులైతేనేంటి, కుటుంబం అయితేనేంటి. ఆ! ఆ విధంగా ఇంకా ఎక్కువ మీరు బాండింగ్ అయ్యింటారు. ఓకే. సో, ఇప్ హ్మ్.
అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఆ! అవును. దాని తర్వాత గూడా, ఆహ్, కొంచెం ఆహ్, సోలోగా ట్రావెలింగ్ జేయడం స్టార్ట్ జేశాను. ఆహ్, తర్వాత జాబ్ ఒచ్చిన తర్వాత, ఒక బైక్ దీసుకున్నాను నేను దాని తర్వాత
హుహు.
హ్మ్. ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువనే గాని, ఇలా బయటికెళ్దాం అంటే ఒచ్చే ఫ్రెండ్స్ ఎక్కువ లేరు. ఆ ఇలాగా ఎక్స్‌ప్లో‌ర్ చేద్దాం
<chuckles> అయితే సోలోగా వెళ్ళటం తప్పక. అంతేగాని మీ చాయిస్ కాదు, అంతేనా?
ఆ! చాయిస్ గాదు. హ్మ్, తప్పకంటే ఆ! ఇంక ఫ్రెండ్స్ ఎవరు లేరు గాబట్టి, వాళ్ళకి కుదరదు గాబట్టి, నేను జాబ్ చేస్తూ, ఒక 3 మంత్స్‌లో ఒకసారి, 4 మంత్స్‌లో ఒక్కసారి అలాగ వెళ్ళేవాడిని సోలో ట్రిప్స్‌కి.
ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. మరి అక్కడ అంటే, మీరు సోలోగా అ అ అనుకోకుండా, ఇష్టం లేకుండా, వెళ్ళినా కూడా, మీరు, మీరు ఎంజాయ్ చేసారా దాన్ని?
ఆ! చేశారండి. ఆ! చేసిన సందర్భాలున్నాయి.
ఆ! అప్పుడు అనిపిచ్చిందా మీకు, బ నేనొక్కడినే రావడమే మంచిదయింది. వేరే వాళ్ళుంటే డిస్టర్బయ్యేవాడిని అని?
ఆ! యాక్చువల్‌గా నేను ఆహ్, సోలో ట్రావెలింగ్‌కి ఇష్టపడే వాడ్ని కాదు గానీ, ఆహ్, ఆ నేను నా బైక్ దీసుకున్న కొత్తలో ఎవరికి రాక ఎవరు రాకపోయేసరికి, నేను ఆ బైక్ గూడా నేను మొత్తం సెట్ జేసుకున్నాను అప్పుడన్నట్టు.
హుహు. హ్మ్. హ్మ్. లగేజ్ అది పెట్టుకోడానికి అనుకూలంగా. ఆ!
ఆ! ఆ! ఆహ్, అలాగే వెళ్ళిపోయాను నేను ఆహ్
హుహు.
శ్రీశైలం వెళ్ళాను స్టార్టింగ్‌లో. దాని తర్వాత వేరే ఎక్కడో ఏసాను ట్రిప్. ఫస్ట్ ఒక్కడినే వెళ్ళాను శ్రీశైలం కొంచెం దెగ్గరెళ్ళాలని జెప్పేసి.
హుహుహు. హ్మ్. ఓకే. ఓకే. ఓకే.